అయితే మనము కొన్ని, కొన్ని సార్లు మరి వేరే రాష్ట్రానికి గాని, వేరే కొత్త ప్రదేశానికి గనక వెళ్ళినప్పుడు, అక్కడ స్థానిక వంటకాలనేవి ఉండడం కామనే గదా! అయితే, ఒక అజ్ఞాతుడు మీకు స్థానిక వంటకం షేర్ చేసిన సంఘటన గాని, దాని గురించి వివరాలు చెప్పడం గాని, ఉంటే గనుక ఏమని జేప్తారు?
హ్మ్. ఉన్నాయండి. <smacks lips> అయితే అజ్ఞాతుడు కాదు. నాకు మిత్రుడే. ఆహ్, నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. బెంగుళూరులో. సో, కొంతమంది అందరు అంటే హైదరాబాద్ నుంచి ముగ్గురు, వేరే ఊరు నుంచి ఒకరు, బెంగుళూరులో ఇంకొక ఇద్దరు, మొత్తం అందరం కలిసి ఒకసారి మనం కలుద్దాం చాలా రోజులయింది. అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఆ! బెంగుళూరులో ఒక రూమ్ తీసుకున్నాము. అది ఇవుంటాయి కదా! పీజీ లాంటిది అంత బావుంది. ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడికి తీసు‌కువెల్ తీసుకెళ్లమన్నా కూడా, "మచ్చా ఇక్కడ ఎక్కడైనా ఏళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాం. మనం ఇక్కడే కూర్చొని చక్కగా చిల్‌గొడదాం." అని చెప్పి కావాల్సిన వాడు రూమ్‌కి తెప్పిస్తున్నాడు, మేము చక్కగా మాట్లాడుకుంటూ, గడిపేస్తున్నామనమాట.
ఓకే. ఓకే. ఓకే. కలుద్దాం అని వెళ్లారు. బావుంది. యెస్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? లేపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చే
అంతే. ఆన్‌లైన్ ఆర్డర్ చేయడం. లేదా, చుట్టుపక్కల ఉన్న వాటిలో బెస్టేంటో తీసుకొని, కూర్చొని సిట్టింగేసి, చక్కగా మాట్లాడుకుంటున్నాం, మ్యూజిక్ పెట్టుకుంటాం అంత బావుంది.
ఓకే. బావుంది ఐడియా యాక్చువల్‌గా ఏంటంటే, బయటికి వెళ్తే గనుక బెంగుళూరులో కూడ ట్రాఫిక్ గురించి, చాలా కథనాలు వింటున్నాను కదా! సో
అ! ఆ! అసలు గంటలు, గంటలు వేస్టయిపోతాయంట.
నిజమే, నిజమే. సొ, <giggles> మీరు స్మార్ట్‌గా ప్లాన్ జేసుకున్నారు.
సో అయితే <laughs> అవును ఎంతైనా లోకల్ గదా! సో, వాడేం చేసాడంటే, "నెక్స్ట్ డే మీరు పొద్దున్నే లేవండి, 7 కల్లా లేచి, స్నానాలు చేయండి, నేను ఒక చోటికి తీసుకెళ్తా. ఆహ్, మీకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టిస్తా, అదిరిపోతుంది మీరు నమ్మండి" అన్నాడు. అంటే ఇంకా మామూలుగా మనకింకా జు ఫ్రెండ్సంతా కలిస్తే మిడ్‌నైటయిపోద్ది కదా! అంత అయిపోయింది. అయినా సరే, వాడు మమ్మల్ని అందరిని లేపి, 6 గంటలకే లేపి, 7 గంటలకల్లా తయారు చేసి బయలుదేరామన్నమాట. బయలుదేరాం పోతున్నాం, పోతున్నాం, పోతున్నాం, దాదాపు ఒక ముప్పావుగంట అట్లా ట్రావెల్ చేసిన తరువాత, ఒక ఏకు ఎవరు లేని ఒక చిన్న సందులోకి ఒకటి పట్టుకెళ్ళాడు. అది ఒక చిన్న టిఫిన్ సెంటరు. అంటే కుర్చీలు, గిర్చీలు అంత వేసే ఉంది.
<laughs> ఓకే. ఓకే. ఆ! ఓకే. యెస్, యెస్. అవునండి. బయలుదేరారు మొత్తానికి మీరు. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. హ్మ్.
సో 8, 8 గంటలకల్లా అక్కడికి చేరుకున్నాం.
ఓకే. బావుంది.
ఇక అక్కడ ఏంటంటే వాళ్ళ స్పెషాలిటీ ఇడ్లీ దోస
హ్మ్.
ఫుల్ నాన్‌వెజ్ అన్నమాట ఇంక చట్నీలు గిట్నీలు అనే కాన్సెప్ట్ లేదింకా.
ఓకే. ఓకే. అంటే చట్నీ లేకుండా చట్నీ లే
సో ఇక చికెన్ ఆ! చికెన్ రోస్ట్, చికెన్ షవర్బా, మటన్ పాయ ఇవన్నీ అన్నమాట. దోసలు మాత్రం ఇలా వస్తూనే ఉంటాయి. ఎన్నంటే అన్ని. టక టకా వస్తా ఉంటాయి మనకి.
ఓహ్! సూపర్! ఓకే. ఓకే. దోసలతో పాటూ మీరన్నట్టు చికెన్ కర్రీ గాని మీరు జెప్పిన ప్రతి ఐటెం బానే ఉంటుంది యాక్చువల్‌గా.
సో ఆ! ఆ! చికెన్ మ ఆ! నేను <smacks lips> అంటే విన్నాను కానీ ఎప్పుడు తినలేదన్నమాట. ఇక్కడ ఈ కర్ణాటకలో బెంగుళూరులో ఇది బాగా స్పెషలు ఆహ్, అని చెప్పి మేము తింటుంటే పక్కకు జూస్తే అక్కడ ఒక టీవీ సెలబ్రిటీ ఉన్నారక్కడ 'బిగ్ బాస్‌లో' గూడా యెళ్లారంట వాళ్ళు.
ఓకే. ఓకే. అతనొచ్చి గూడ తింటున్నాడు. <laughs> సో అంత టేస్టీగా గూడా ఉంటుందన్నమాటది.
సో ఆ! అంత చిన్న ప్లేస్‌లోకి వాళ్ళు వచ్చి తింటున్నారు పైగా అంత టేస్టీగా ఉంటుంది. 9 దాటితే అయిపోతాయంట 9, 9:30 10:00 కల్లా క్లోజ్ అంట.
అయ్యయ్యో! 9 దాటితే క్లోజ్.
అం క్లోజ్ అందుకనే వాడు పొద్దున్నే హడావిడి జేసి తీసుకెళ్ళాడు మమ్మల్ని.
ఓకే. తను ఆరాట పడటంలో కూడా తప్పు లేదుయితే. <chuckles>
ఆ! ఆరట పట్టంలో గూడా ఇంకా మేము తిన్నాం ఆరోజు లంచ్ గాదు గదా! డిన్నర్ వరకు ఆకలనేదే లేదు మాకు.
ఓకే. అంత తినేసారు అం అందులో మీకు ఎక్కువ ఏది నచ్చింది? ఏ ఐటెమ్ నచ్చింది?
అసలు వే దోస అవును. చికెన్ తోటి ఒక గ్రేవీ ఇచ్చాడు అసలది భలే ఉంది. దోసలైతే ఈజిగా ఒక 6 తినుంటాం ఆరోజు. అంటే చిన్న, చిన్న దోసలే పెద్ద పెద్ద అంటే మన హోటల్‌లో వేసే బ్రౌన్ దోస మ స్టఫ్డ్ అదేం కాదు. మన ఇళ్లల్లో వేసుకుంటాం కదా!
ఓకే 6 తిన్నారు. ఓకే. ఓకే. అంటే అది తేడా ఉందా? ఇప్పుడేంటంటే మన దగ్గరేంటంటే కింద రోస్ట్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లాగొచ్చేదాకా చేస్తారు. కొంతమందేంటంటే ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎలా అంటే ఇడ్లీ లాగానే ఉంటుంది కానీ ఆ దోస ఇంత అంత సైజ్ ఉంటుంది. మెత్తగానే ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. కరెక్టే చేప్పారు. అవును. మీరిప్పుడు చేప్పిన రెండో రకమే అక్కడ. సాఫ్ట్‌గా వైట్ కలర్‌లో ఉంటాయి, జస్ట్ ప్లెయిన్ దోసలు స్మూత్‌గా చిన్నగా ఉంటాయన్నమాట.
ఓకే హ్మ్. ఓకే. మీరెందుకు 6తోని ఎందుకాపేసారు మరి అంత ఉన్నప్పుడు? <chuckles>
సో అ అవి అవసలు తెగ ఎంజాయ్ జేశాం. ఇంక స ఇంక అది ఇంక చాలనిపిచ్చింది. ఇంగంతకు మించి తినలేకపోయా అంటే చికెన్ కూడా తింటున్నాం గదా! పీసెస్, గ్రేవీ కొంచెం మటన్ ట్రై జేసాం పక్కన్నించి. అసలు ఆ రోజు అయి ఆ మేం ఐదుగురమయితే ఇంకా ఇప్పుడు వాడుతున్నారు కదా! ఫుడ్ కోమా అని చెప్పి ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయాం అన్నమాట. <chuckles>
<chuckles> యెస్. ఓకే. ఓకే. ఓకే.
సో అది ఒకటి స్థానిక వంటకం.
సరే మరి మీ పక్కనున్న ఫ్రెండ్స్ కైతే వాళ్ళకేం నచ్చిందంట? మా వాళ్ళు తిన్నారు గదా! అందరూ కూడా ఓకే.
సేమ్. సేమ్. అందరు కొంతమంది ఇడ్లీ ఇడ్లీను ఆహ్, మటన్ సూప్ ఏదో తీసుకున్నారు అళ్ళకది నచ్చింది. ఇడ్లీ, దోసలే ఇంకా వేరే ఏమి లేవక్కడ.
ఓకే. హ్మ్. ఇడ్లీ, దోస దానికి కాంబినేషన్‌గా ఈ కర్రీస్ అన్నమాట మొత్తం.
నాన్‌వెజ్, ఓన్లీ నాన్‌వెజ్ ఇంకా మీకు చట్నీ కావాలన్నా ఉండదు. మహ అయితే కొంచెం సాంబార్ ఇస్తున్నాడు తప్ప చట్నీలు లేవక్కడ కాన్సెప్టే లేదు.
ఓకే. <laughs> <chuckles> అంటే వాళ్ళ తయారీ మరెప్పుడై మరెప్పుడన్నా అడిగారా? మీరెలా ఇట్లా చేస్తున్నారు? మీకెలా మరి ఈ కర్రీలు
వాళ్ళకి వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళ ట్రెడిషనల్ వంటకం అంట. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆ! వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచో ఉంటుందంటది. అంటే నేను ఆహ్, ఓనర్‌ని అడగలేదు వీడే చెప్పాడు తీసుకెళ్ళిన ఫ్రెండే చెప్పాడు. సో అది వాళ్ళు ఎప్పడినుంచో వాళ్ళు జనరేషన్స్‌గా నడుపుతున్నారట దాన్ని, ఓహ్! ముప్పై నలబై ఏళ్ళ నుంచి ఉందంట అది ఆ సెంటర్ అక్కడ ఇలాగే పొద్దున్నే స్టార్ట్ జేస్తరంట 6 నుంచో ఎప్పుడో, ఇలా కుప్పలు, కుప్పలుగా వస్తూ తింటూ వెళ్ళిపోతూ ఉంటారంట.
అంటే తరతరాలుగా వస్తుందను ఆహ్, వస్తుందన్నమాట. ఓకే. ఆ! ఓకే. ఓకే. నిజమే. ఈ మధ్య కాలంలో ఇలానే ఒక సినిమా వచ్చింది. 'ఇడ్లీ చట్నీ' అని 'ధనుష్' గారిది. అందులో గూడా వాళ్ళూర్లో ఏంటంటే వాళ్ళ డ్యాడీ ఆహ్, ఈ ఇడ్లీలో ఫేమస్ అన్నమాట. ఆ! సాంబార్‌కి, ఇడ్లీకి కాంబినేషన్ అందరూ వచ్చి తినడం. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని అందరనుకుంటారు. ఇతనికేంటంటే అక్కడ పని జేయడం ఇష్టం ఉండదు. ఆ చిన్న హోటల్‌లో ఏం చేస్తాను నా లైఫ్ నేను జూసుకుంటా అనేసెళ్ళిపోతాడు. మళ్ళీ లాస్ట్‌కొచ్చేస్తే గనుక వాళ్ళ డ్యాడీది కంటిన్యూ జేస్తూ అందులోనే ఒక ఆనందాన్ని వెతుక్కుంటా ఉంటాడు.
హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్. నిజం. హ్మ్. హ్మ్. స్టార్ హోటల్‌కెళ్ళిపోతాడు. కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. చూసా నేను గూడా అవును. చాలా రూటెడ్‌గా ఉంటదది. హ్మ్.
యెస్. యెస్. అదే ఆహ్, అదే మూవీ ఇప్పుడు మీరు గ మీరు చెప్పిన సందర్భం సేమ్. వాళ్ళు తరతరాలుగా చేస్తున్నారంటే ఎంతో కొంత ఆళ్ళు కొంచెం పెద్ద హోటల్ పెట్టుకునే స్థాయే ఉంటుంది. కానీ వాళ్ళక్కడే తరతరాలుగా కొనసాగడమనేది ఇక్కడ ఆ సినిమా నేపథ్యం వీళ్ళది కొంచెం ఒకేలాగుందని నాకనిపిస్తుంది. మీరేమంటారు?
హుహు. ఆ! కరెక్ట్. కరెక్ట్. క చ్ చాలా బా జెప్పారు మీరు. అసలు అక్కడికొచ్చే క్రౌడ్ జూస్తుంటే మొత్తం కార్లే. ఆకొ పెద్ద లైన్, రో రో సందు సందంతా కార్లే ఉన్నాయి. వాళ్ళ దగ్గరికొచ్చే వాళ్ళందరూ హై పేయింగ్ కస్టమర్లే అన్నమాట. సో తను కావాలనుకుంటే మీరన్నట్టు చాలా ఈజిగా పెద్ద రెస్టారెంట్ పెట్టగలడు. కానీ ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ జేసారో అది గూడా ఉండటం గూడా ఒక ఇల్లు లాగే ఉంటుంది బెంచీలు, టేబుల్స్ గూడా. ఆ! పాతకాలం లాగే ఉంటుంది ఆ సెటపంతా. ఆ ఓనర్ గూడా చక్కగా తలస్నానం అది చేసుకొని వైట్ షర్టు వైట్ లుంగీ గట్టుకొని శుభ్రంగా కూర్చొని పూజ గిజ చేసి కూర్చొని చాలా బావుంటుంది ఆ సెటప్. అంటే వ మీరు అన్నట్టు తినడం ఒక్కటే గాదు అక్కడ ఆ యాంబియన్సు ఆ అట్మాస్ఫియర్ గూడా ఒకలాంటి ఫీల్‌నిస్తాయి.
ఓకే. ఆ! ఓకే హ్మ్. ఓకే. పాతకాలం లాగానే ఉంటుంది. బావుంది. ఆ! <laughs> ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు కొంతమందేంటంటే, కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఆహ్, సపోజిప్పుడు రామేశ్వరమే తీసుకుందాం. వాళ్ళేంటంటే, ఎక్కడ వాళ్ళు ఫస్టు ఆహ్, స్టార్ట్ చేసింది బ్యాంగ్‌లూ‌ర్‌లో అని నేను విన్నాను. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో కూడా వచ్చేసారు. వాళ్ళదేంటంటే, వాళ్ళు అలాగే ఇస్తారు. మరి వాళ్ళ సర్వీస్ కూడా అలానే ఉంటుంది. మళ్ళీ ప్రైస్ కూడా అలానే ఉంటుంది. ఓవర్‌గా ప్రైజ్ ఉన్నట్టు కూడా కొన్ని, కొన్ని సార్లు అనిపిస్తుంది. కొన్ని, కొన్ని సార్లేంటంటే, ఓవర్ హైప్డ్‌గా కూడా అనిపిస్తుంది.
హ్మ్. హుహు. హ్మ్, హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్, హ్మ్. కరెక్ట్.
సో, ఇవి ఇప్పుడు ట్రెడిషనల్‌గా వీళ్ళు చేస్తున్న, వీళ్ళ ఫుడ్ బిజినెస్ మీద ఇలా కొత్తగా వచ్చే హ్మ్, ఈ రెస్టారెంట్స్ గాని, హోటల్స్ గాని ఎంత ప్రభావితం చూపిస్తున్నాయి, అంటే ఏం చెప్తారు?
హుహు. బానే చూపిస్తాయండి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్‌గా చేసే వాళ్లవేంటంటే, చాలా తక్కువ మందికే తెలుస్తాయి. ఆ లోకల్‌లో ఉన్న వాళ్లకే తెలుస్తాయి. ఇప్పుడు ఈ కొత్త బిజినెస్ వాళ్ళేంటంటే, వాళ్లు ఫుడ్డు వ్లాగర్స్‌తోటి, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌తోటి ఆహ్, ప్రమోషన్లు వాళ్లు లక్షలు ఖర్చుపెట్టగలుగుతారు వాళ్లు. సో, ఆ ప్రమోషన్ల వల్ల కుప్పలు కుప్పలుగా అక్కడికెళ్లిపోతారు. ఆహ్, ఆ తర్వాత ఇంకా వాళ్ల స్టాండర్డ్‌ని, క్వాలిటీని బట్టి అది మెయింటైన్ అవుతుందా, లేదా అనేది రెండో విషయం. కానీ, ఈ ఈ దీని వల్ల వాళ్లకి బానే ప్రభావం ఉంటుంది. అది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్లకి నమ్మకస్తులైన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్లు రిపీటెడ్‌గా వెళ్తూనే ఉంటారు. ఈ పాత
ఓకే. అవును. ఆ లోకల్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అవును. ఓకే. ప్రమోషన్స్, సూపర్. ప్రమోషన్స్. ఓకే. ఆ! నిజమే అండి. ఓకే. ఓహ్! సో, వాళ్ళొస్తే గాని చాలింకా. కొత్తవాళ్ళు లైట్‌గా యాడయినా చాలు గానీ, ఇవి పాత వాళ్ళు మాత్రం వాళ్ళు మర్చిపోకుండా వస్తూనే ఉంటారు యాక్చువల్‌గా.
ఆ! ఆ! ఇ వస్తూనే ఉంటారు. ఎందుకంటే, వాళ్ల కెపాసిటీ గూడా, అంతమందికి సర్వ్ చేయగలిగే ఉంటుంది.
ఓకే. అవును. అంటే వాళ్ళు టేస్ట్‌ని కూడా చూస్తారు కదా! అంటే వ్ ఎంతమందిని చేయగలుగుతాం, ఎంత సమకూర్చుకోగలం.
ఒకేసారి వందల మంది అవును. కరెక్ట్, కరెక్ట్. ఒకేసారి వందల మంది మీద పడిపోతే, వాళ్ళు పాపం సెర్వ్ చేయలేరేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది.
నిజమే అండి. అయితే నాకు తెలిసి, మీరు వెళ్ళిన ఆ హోటల్‌కి, నాకు తెలిసి ఆహ్, జొమాటో గాని, లేకపోతే స్విగ్గీ కూడా ఆర్డర్స్ ఆన్ ఆన్‌లైన్ ఆర్డర్స్ ఉండక్ ఉన్నాయి ఉన్నాయి. అవొస్తున్నాయి. మళ్ళీ వాటితో పాటు ఇవి సర్వ్ చేస్తున్నారు. ఓకే బావుంది. అయితే ఆహ్, స్విగ్గీస్ అండ్ జొమాటో కూడా 9 తర్వాత క్లోజ్.
హ్మ్. ఉన్నాయి, ఉన్నాయి. ఉన్నాయి, ఉన్నాయి. వస్తున్నాయి తీసుకెళ్తున్నారు హ్మ్. కరెక్ట్, కరెక్ట్ అవునండి. అవునండి. <chuckles> నైంత్ నైన్, నైన్ టెన్‌ల్ టెన్‌లోపు క్లోజింకా అంతా. అది మీరు ఆ!
<laughs> ఓకే. మీరేప్పుడన్నా అక్కడ తిని, ఆహ్, మీకు నచ్చింది కదా! ఆ దోస విత్ చికెన్ కర్రీ. సో, అలానే ఇంట్లో కూడా ట్రై చేద్దాం, అని ఎప్పుడైనా ఆలోచనోచ్చిందా? వస్తే గనక చేసారా ఎప్పుడన్నా?
హ్మ్. అనిపించింది గానీ లేదు, లేదు అనిపించింది గానీ, అది వేరు. అది కర్ణాటక స్టైలదన్నమాట. పూర్తిగా వాళ్ళ లోకల్ ఫ్లేవర్స్ అది కొంచెం గ్రేవీగా పులుసు, పులుసుగా ఉందన్నమాట. ఆహ్, చాలా బావుందది. ఇక్కడ మేము ట్రై చేసాం గానీ, మన ఇంట్లో చికెన్ కర్రీ కొంచెం, కొంచెం దెగ్గరగా గ్రేవీగా మసాలాలు, నూనెలు ఉండి అది ఏంటంటే, చాలా లైట్‌గా ఉంది. అది ఉండటం కూడా అలో అదోలాంటి బ్రౌన్, గ్రీన్ కలర్ మధ్యలో ఉందది. ఎర్రగా లేదు ఆ కలరు, సొ ఆ! వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీలు, ఇంగ్రీడియెంట్స్ ఎదో ఏశారనే అనుకుంటున్నా నేను.
ఓకే. హ్మ్. యెస్. అవును. ఓకే. అన్ అంటే వాళ్ళ ట్రెడిషనల్‌గా ఏదో సీక్రెటుందన్నమాట. <chuckles> కొన్ని, కొన్ని సందర్భాలేంటంటే యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో కూడా పెడుతూంటారు కదా! వాళ్ళ స్టైల్‌లోనే చేశాను, వాళ్ళలానే ఉంటది చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఆల్మోస్ట్ అలానే ఉంటుంది గానీ, కొంచెం ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది గానీ, మోస్ట్ ఫార్ములా ఒకేలాగున్నట్టనిపిస్తది. మీరు ఎప్పుడన్నా అలా చూసారా, మరి యూట్యూబ్‌లో? దాని గురించి విన్నవాటిలో?
కరెక్ట్ అవును. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. యాహ్! యూట్యూబ్‌లో అది చూసాను, ట్రై కూడా చేశాను. ఏదంటే ఆహ్, తమిళనాడులో తల్పాకట్టు బిర్యానీ అనొకటుంటది. ఆ! సో ఆ డిష్‌ని ఇంట్లో చేసుకుందాం, ట్రై చేద్దాం అంటే నాకు చాలా ఇష్టం అక్కడ. ఇక్కడ ట్రై చేద్దామని చేస్తేమో అసలు కుదరనే కుదరలేదు, చప్పగా, ఏమంటారు? మెత్తగా, ఒక ఒకలాగోచ్చింది. ఏదో తేడా కొట్టింది
హ్మ్. ఓహ్! సూపర్. ఆ! ఓకే. <chuckles> ఆ! ఏక్కడ తేడా జరిగిందంటారు? అసలు దాని వి తయారు విధానం గుర్తుందా? తలపకట్టు బిర్యానీ వాళ్ళే వాళ్ళ స్టైల్‌లో ఎలా చేస్తారని గుర్తుందా?
ఏమో మరి ఈ లేదు, లేదు, అహా! లేదు, లేదు. చాలా ఏళ్లైయిపోయింది ఇది తయారు చేసి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ దాని జోలికేళ్ళలేదు. అంటే ఒకటి మెయిన్ కారణమేంటంటే నాకు వంట కూడా పెద్దగా రాదు. సో, ఎక్స్‌పర్ట్స్ అయితే ఏమవుతుందంటే అందాజ ఉంటుంది. <smacks lips> ఏది ఎంత పోయాలో, ఏంటో అనేది. సో
ఓకే. ఓకే. హ్మ్. ఓహో! నిజమే, నిజమే. సో, అలా ట్రై చేసారు కానీ, వర్క అవుట్ కాలేదంటారు. <chuckles> మరి ఇంకెప్పుడన్నా మీ ఫ్రెండ్స్ గాని, లేకపోతే ఒక కొత్త పర్సనన్నమాట మీరా ప్లేస్‌కి వెళ్ళినప్పుడేంటంటే, మీరు జస్టు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కావాలి, ఎక్కడైనా హోటలుందా అని చెప్తే గనుక, అతనోక మంచి హోటల్ సజస్ చేస్తూ సజస్ట్ చేస్తూ కూడా ఉండొచ్చు కదా! అలాంటి హోటల్ గాని అక్కడ ఆ! వ్యక్తి గాని, ఆ ఊరు గాని ఏదైనా గుర్తుందా?
అస్సలు కాలేదు. <laughs> హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. ఉందండి. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు ఆహ్, యాక్చువల్‌గా నాకు ఒక తెలుగు ఫ్రెండే ఉన్నాడు. వాడేంటంటే చెన్నైలో ఆల్రెడీ కొంత కాలం ఉన్నాడు. వేరే పని మీద, వేరే కోర్స్ మీద వెళ్ళినప్పుడు. వాడికిన్ని తెలుసన్నమాట. లోకల్‌లో ఎక్కడ ఏది బావుంటుందని. సో, టిఫిన్‌కి "ఇక్కడోకటుంటుంది‌రా, మురుగన్ ఇడ్లీ కడాయని, అసలు వాడు చాలా ఫేమస్సు, బయట లైన్ కడతారు తినడానికి" అని చెప్పేసి, తీసుకెళ్ళాడు ఒకరోజు పొద్దున్నే.
ఓకే. ఓకే. బావుంది. హ్మ్. ఓకే. ఓకే. సూపర్. ఆ!
అసలా ఇడ్లీ ఎంతుంటుందంటే, మన ఊతప్పం అంత సైజుంటుంది అది పెద్దది. పైగా మెత్తగా జిగటగా సాగుతున్నట్టుగా ఉందది. ఇదేంట్రా దిన్ ఆ! కొంచెం జెల్లీగా ఉంటుందది. ఇదేంట్రా దీన్ని ఎందుకురా ఎగబడి తింటున్నారసలు? మన ఇడ్లీ ఎలా ఉంటదిరా మెత్తగా ఇలా మల్లెపూల అంటే, "ఇక్కడ ఇదేరా నువ్వు తిని చిడు, నువ్వు తిని చిడు" అని చెప్పి బలవంతం చేసి నాకు ఎక్కలేదసలు, నాకు ఎక్కనే ఎక్కలేదసలు, వాళ్ళు పైగా రకరకాల చట్నీలన్నీ ఏసిచ్చారు గానీ సాంబార్ ఓకే, సాంబార్ బానే ఉంది. చట్నీలు కూడా ఎక్కలేదు.
<laughs> ఓకే. జెల్లీ, జెల్లీ‌గా ఉంటుందా? ఓకే. ఆ! ఓకే. ఆ! <laughs> ఓహో! సాంబార్ ఉంది గాని, మిగతాదంతా లేదంటారు. <chuckles> ఓకే. ఓకే. అండి. అయితే మరి ఒక అజ్ఞాతుడు మీకు స్థానిక వంటకం షేర్ జేసిన సంఘటన, మరి మీరు బ్యాంగ్‌ళూర్‌లో తిన్నది, మరా తరువాత చెన్నైలో ప్రయత్నించింది. వీటన్నిటి గురించి మీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరించారండి, మీతో మాట్లాడటం బాగుంది. ధన్యవాదాలు.
అస్సలు. <chuckles> ధన్యవాదాలండి నాక్కూడా.